ఓకే. అంటారు. ఓకే. అంటారు అలా అని.
ఆ! సో, ఆ టైమ్‌లో నాకసలు ఏం జెయాలో అర్థం కాలేదు నాకు. అసలు ఏం తోచలేదు. ఏం చేయాలో, నాకు కొంచెం పిచ్చి‌ లె పిచ్చి లేసిందనమాట. అప్పుడు వెంటనే నేనేమి జెసాను, సరేలే! ఇదొక్కటే కాదు కదా! నెక్స్ట్
హ్మ్. ఓకే. మరి ఆహ్, ఆహ్, మీరు ఈ వర్క్‌లైఫ్ బాలన్స్, ఇంట్రెస్ట్ లేకపోవడం గాని, ఆరోగ్యరీత్యా హెల్త్, ఫ్యామిలీ రీజన్స్. అలాగే గ్రో‌త్ అవకాశాలు. వీటి, వీటిలో ఎక్కువగా ఏం ఇంపాక్ట్ చేసాయి?
హ్మ్. హ్మ్. యాహ్! డెఫినెట్‌లీ నాకెట్లా ఇంపాక్ట్ జెసిందంటే, నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్క్ బాలన్స్ అనేది నాకెక్కువ ఇంపాక్ట్ జెసిందన్నమాట.
ఓకే.
ఎలా అంటే, ఇప్పుడు మనం తీసుకున్నది ఒకటి. మనకి చే మనకు నచ్చేది ఒకటి. అసలు ఎ ఏ ఎటు పోతుంది, మనము మనకి కావాల్సిన కేరిర్ ఎటు పోతుంది. అన్నట్టు ఫస్ట్ అది మనం నేను కరెక్ట్‌గా తీసుకోలేకపోయాననమాట అది.
హ్మ్.
సో, ఆ టైమ్‌లో నేనేమి జెసానంటే, ఇగ దాని తరువాత మనకి నెక్స్ట్ చాయిస్ ఏముంది బి‌టెక్ ఉంది. సొ, నాకు బి‌టెక్‌లో నేను సీఎస్‌సి తీసుకున్నాను. సో, సీఎస్‌సి తీసుకున్న తరువాత కూడా నాకు, ఇప్పుడు పి డిప్లొమా చేసినోళ్ళు బి‌టెక్‌లో డైరెక్ట్ సెకండీయర్‌కెళ్ళిపోతారనమాట.
ఓకే.
అప్పుడు సీఎస్‌సి‌లో నెన్
అంటే ఫస్ట్ ఒకటి ఆహ్, ఆహ్, మన డిప్లొమా చదవడానికి ఎన్నేళ్లు పడుతుంది మైనింగ్‌లో?
మైనింగ్‌లో డిప్లొమా చదవడానికి 3 ఇయర్స్ పడుతుంది. సో, డిప్లొమా చేసిన వాళ్ళు...
3 తర్వాత మరి ఆ! ఇంజినీరింగ్ యేళ్తే
డిప్లొమా చేసిన వాళ్ళు బి‌టెకొస్తే డైరెక్ట్ సెకండ్ ఇయర్‌కెళ్ళిపోతారన్నమాట.
వెళ్ళిపోవచ్చు. ఓకే. మరి సంవత్సరం వే‌స్ట‌వ్వదా? మైనింగ్‌లో ఒక సంవత్సరం ఎక్స్‌ట్రా అయిపోతుంది కదా! థర్డ్ ఇయర్ అయిపోతుంది.
హ్మ్. డై డైరెక్ట్స్ లేదు, లేదు. సంవత్సరం వేస్ట్‌ అవదు. బరాబ్ అంటే కరెక్ట్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్ చేసినవాళ్ళు 2 ఇయర్స్ చదువుతారు. బి‌టెక్ 4 ఇయర్స్ చదువుతారు ఇంటర్ చేసినవాళ్ళు. అదే డిప్లొమా చేసినోళ్ళు అక్కడ 3 ఇయర్స్ ఇక్కడ 3 ఇయర్స్ చదు
అవును. హ్మ్.